అవునవును ప్లెజెంట్‌గా ఉండేవి. డిస్టర్బింగ్‌గా ఉండవు. హ్మ్.
ఆ! అన్ని ప్లెజెంట్‌గా ఇట్లా ప్లీజింగ్‌గా ఉంటాయన్నమాట. ఇంకా అవి చూస్తే అలానే చూ హ్మ్, చూస్తూనే ఉండిపోవాలనేలా తీస్తారు వాళ్ళు.
రైట్ అవును. కరెక్ట్, కరెక్ట్. అంటే చెప్తుంటే అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని కొన్ని యూట్యూబ్‌లో కార్టూన్స్ ఉంటాయి. <smacks lips> ఆహ్, లౌడ్‌గా, బ్రైట్‌గా అసలు ఘోరంగా ఉంటాయి. ఆ!
హ్మ్. అవును. ఈ మధ్య కాలంలో అట్లనే వస్తున్నాయి. మరి త్రీడీ యానిమేషన్‌తోని. <giggles> ప్రతి 5 సెకండ్లకి అన్ని కలర్స్ మార్చేస్తారు. సీన్స్ అన్ని మార్చేస్తారు.
<chuckles> మారుతి, అది మంచిది కూడా కాదేమో కదా. పిల్లల బ్రైన్‌కి అంత స్టిమ్యులేషన్. అవును.
అదే అదే. మంచిది కాదు. హ్మ్. మన ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుంది. మరి అట్లాంటివి చూస్తుంటే దానికే అడిక్ట్ అయిపోయి. ఏ ఏ పని చేయకుండా దేని పైన దృష్టి కూడా పెట్టలేము.
హ్మ్. రైట్. కరెక్టె. అవును. ఆ!
ఈ కార్టూన్సే కాకుండా నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇష్టపడేది అంటే 'బెన్ టెన్' కూడా.
హ్మ్. 'బెన్ టన్.' హ్మ్, ఆ వాచులు కొనుక్కున్నారా ప్రతి స్టోర్‌లో ఉండేవి. <chuckles> ఆ! బే బ్లేడా ఆ ఏంటది?
హ్మ్. బెన్ ఆ! ఆ! కొనుక్కునే వాడిని 'బెన్ టెన్.' 'బెన్ టెన్' వాచ్ ఎక్కడ కనిపించినా. లే, 'బే బ్లేడ్' కాదు. 'బెన్ టెన్' ఇది. హ్మ్, 'బే బ్లేడ్' వేరే మళ్ళీ. 'బే బ్లేడ్' కూడా చెప్పాను కాబట్టి అది కూడా 'బే బ్లేడ్' కొనుక్కున్నా, 'బే బ్లేడ్' కూడా అసలు 'బే బ్లేడ్, బే బ్లేడ్' బోర్డ్ కూడా కొనుక్కున్నాం. మా ఫ్రెండ్స్ సండేస్ రోజు మా ఫ్రెండ్ దగ్గర ఉండే ఆ 'బే బ్లేడ్' బోర్డ్. అందరం మా 'బే బ్లేడ్' తీసుకొని ఇట్లా అక్కడ ఆడుకుంటుండన్నమాట. కొన్ని బేబ్లెట్స్ ఎలా అంటే
ఓకే. 'బెన్ టెన్' వా ఓకే. బే బ్లేడ్? వేరే సిరీస్. ఓకే, ఓకే, ఆ! ఆ! <chuckles> <chuckles> ఓకే, ఓకే. <laughs> ఆ! కాంపిటీషన్. హ్మ్. హ్మ్.

అవును. చాలా ఉన్నాయి. అంటే అప్పుడప్పుడు ఎవ్రీ సండేసు సమ్మర్‌లో ముఖ్యంగా 'డోరేమాను' సినిమాలేసేవాళ్ళు. 'డోరేమాన్‌వి'‌ సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఈ డైనోసార్‌కి డైనోసార్‌ది ఒకటుంటది. ఇంకొకటి రోబోది ఉంటది. ఇంకొకటి డోరేమాన్ వాళ్ళ చెల్లేదుంటది. ఇట్లా చాలుంటాయి. అయితే ఎవ్రీ సండే అప్పుడప్పుడెస్తారు కదా! ఆహ్, ఇంకా మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ చూస్తుండే. అక్కడ చూసి, ఏమన్న గేమాడి ఇంటికెళ్ళిపోతుండే. ఇట్లా డోరేమానే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి 'ఫినిష్ అండ్ ఫర్బి' కూడా వస్తుండే. హ్మ్. ఇంకా 'టామ్ అండ్ జెర్రీ' సినిమాలు కూడా వస్తుండే. ఇవే కాకుండా అసలు షిన్ 'షిన్ చాన్‌' వైతే ఏకంగా థియేటర్‌లో కూడా రిలి రిలీజ్ జేసా
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. ఫుల్ మూవీ పడేది. ఆ! హ్మ్. హుహు. హ్మ్. ఓకె. హ్మ్. హుహు. హుహు. రైట్ అవును. ఆ! వస్తాయి. అవును. ఇట్లా ఇప్ ఇంకో కొత్తదేదో వస్తుంది ఇండియాకొస్తాడు 'షిన్ చాన్' ఇండియాకి వస్తున్నాడు ఇప్పుడు ఎదో ని మొన్నే ఆహా! <chuckles>
అవును. ఇప్పుడు గూడొచ్చింది. ఆ! ఆ! అవునవును. ఇండియాకొస్తున్నాడు కదా! మొన్న పోయిన సంవత్సరమే ఒక షిన్ 'షిన్ చాన్' సినిమా రిలీజయింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా రిలీజవుతుంది.
<chuckles> అస్సలు క్రేజీ 'షిన్ షాన్' చాలా మందికి ఇనీషియల్‌గా ఎక్కేది కాదు. అంటే <smacks lips> వాడి కార్టూన్ షేప్ ఆ ఫేస్ షేప్ అదంతా చూసి కొంచెం
అదే, అదే. అవునవును. ఆ షేప్స్ అన్నీ అసలు ఒక్కొక్కటి కొంత ఆళ్ళ మమ్మీ వాళ్ళు ఏమో ట్రయాంగిల్ షేప్‌లో ఉంటాడు. ఆళ్ళ డ్యాడేమో రెక్టాంగిల్ షేప్‌లో ఉంటాడు. ఆ షిన్ షాను
చి <laughs> ఉంటాడు అవును. అది ఎట్లుంటుందంటే ఒక కేర్‌లెస్ కార్టూనిస్టు ఏదో ఎసి ఆ తీసుకోండి పొండ్రా అన్నట్టనిపిస్తుంది. <laughs>
ఆ! అవునవును. ఏదో పిచ్చి గీతలు చేసినట్టుంటాయి కాకపోతే డీటెయిలింగ్ మ మస్తుంటదండి. అబ్ అబ్జర్వ్ చేస్తే అతను ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చినా కూడా అతను అతని మొహం, మొహం అయితే అస్సలు మారదు. సైజ్ మారదు మొహం మారదు, ఆహ్, అలానే ఉంచి కూడా అన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పించి అంత్ అంతలా నవ్వించడం అంటే మామూలు విషయం గాదు.
అవును. అవును. హ్మ్. హ్మ్. ఆ! ఆ! <chuckles> హ్మ్. మాములు విషయం కాదు. అసలు క అంటే 'షిన్ షాన్‌ని' తెలుగులో చూస్తే అది ఒక వేరే రకమైన కామెడీ అది <smacks lips> డైలాగులు
అవును. డబ్బింగ్ గూడా అసలు చాలా అద్భుతంగా చేసిండ్రు.
పోవసలు. ఆడు ఆడి పంచులు వాళ్ళ మ